అదే అండి, నేను ముందుగా చెప్పినప్పుడు, నేను స్కూలులో చదువుకున్నప్పుడు కానీ కాలేజిలో చదువుకున్నప్పుడు ఈ 'కిరాక్ పార్టీ' సాంగ్స్ కానివ్వండి, లేకపోతే 'హ్యాపీ డేస్' మూవీ సాంగ్స్ కానివ్వండి, ఈ సాంగ్స్ అనేవి, ఈ రోజుల్లో మళ్ళీ రావు అని సాంగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా గుర్తొస్తూ ఉంటాయనమాట. అలాగే కాకుండా ఎప్పుడన్నా మనం మిస్ అవుతున్నాము, ఇప్పుడు వాళ్ళని మనం చూడలేము, కలవలేము అనుకున్నప్పుడు నార్మల్‌గా ఇప్పుడు మనకి అన్నీ ఉన్నాయి, మనం పాటలు వినాలనుకున్నా, చూడాలనుకున్న, యూట్యూబ్‌లో కూడా మనం చూసినట్టయితే మనము ఆహ్, ఎప్పుడైతే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూలుకి సంబంధించిన, ఆ కైండ్ ఆఫ్ ఆహ్, ఇయర్‌లోకి నేను వెళ్ళాలనుకుంటే, దానికి సంబంధించిన పాటేదైతే 'హ్యాపీ డేస్' సాంగ్ పాటయితే విన్నానో, నేను ఇట్టే ఆ దానికి, వెళ్ళడానికి ఉంటుంది.
హ్మ్. ఆ! ఓహొ! అవునవును. హ్మ్. ఓకె. అంటే మీకు ఫోటోతో అసోసియేట్ అయిన పాటలు కూడా ఉంటాయి కాబట్టి, ఆ మెమోరీస్‌లోకి వెళ్ళాలనుకున్నప్పుడు, ఫోటోసే కాకుండా, ఆ పాట విన్నా కూడా, మీరు ఆ సమయానికి వెళ్ళిపోతానంటారు.
అవునండి.

అవునండి.
హుహు. ఇప్పుడు ఇప్పుడు చు ఒకప్పుడు చూసుకుంటే, మనకెక్కువ ఆల్బమ్సనేవి ఉండేవి కదా! ఇప్పుడలా కాదు అన్ని ఫోనుల్లోనే ఉంటున్నాయి. ఇప్పుడు ఆల్బమ్స్, ఆ ప్రింటెడ్ ఫోటోసనేవెక్కువుండట్లేదు గదా! దాని వల్ల మనం జ్ఞాపకాలని వ్యూ చేసే విధానం కూడా మారిందంటారా?
హ్మ్. అలా ఏమి లేదు. ఎందుకనంటే, ఇప్పుడు కెమెరాస్ గానివ్వండి, సెల్ ఫోన్లు కానీ, ఒచ్చినియి గాబట్టి, ఇప్పుడేంటంటే అప్పుడంటే, ఫోటో తీసుకోడానికి కూడా ఆలోచించుకుంటూ ఉండేవారు. దూరం వెళ్ళాలని గానీ, లేదంటే ఒక ఫోటోగ్రాఫర్‌ని పిలిచి వాళ్ళకి <sniffs> ఫోటోస్ తీయమని చెప్పి, ఏదో అలా చేసేవాళ్ళం. అప్పుడేంటంటే, చిన్ననాటి ఫోటోలు కూడా చాలా తక్కువ. సో, తక్కువవ్వడం వల్ల కూడా మనకి జ్ఞాపకమనేది ఉండదు, బట్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ జనరేషన్‌లో, ఇప్పుడు వాళ్ళు నడిచిన ఫోటోలు తీస్తారు, లేదంటే ఏదన్నా వాళ్ళకి ఫస్ట్ స్టెప్ కానివ్వండి, అలాగా మనకి ఫోటోసనేది ప్రతి క్షణానికి వాళ్ళు తీస్తూ, దాస్తూ ఉంటారు. ఇప్పుడు 12 నెలలకి అవును.
హ్మ్. ఓహో! హ్మ్. అవునవును. చాలా ఎక్కువ ఫోటోసనేవి ఉంటున్నాయి. ఇప్పుడు ఆ ఫోను అవైలబిలిటీ వలన.
ఒక్కొక్క నెలకి ఒక్కొక్కటి. అన్ దాని వల్లేంటంటే, ఎక్కువ అనుభవాలనేది సేవ్ చేసుకోడానికి కూడా మనకుంటుందనమాట.
హ్మ్. ఓహో! చాలా మంచి విషయమే అంటారయితే.